ఓకే. అది అదింకా బెటర్‌గా ఉంటుందని నువ్వు నువ్వు ఊహించుకొని ఆ స్టెప్ తీసేసుకున్నావు. మంచి మంచి స్టెప్.
ఆ! అదింకా ఆ! అది ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయినాది ఇంకా అయిపోయిందది. అది సెలెక్ట్ అయిపోయాను.
ఓకే. ఇంక జాయిన్ కావడమే తరువాయి.
జాయిన్ కావడమే తరువాయి. ఇక్కడేంటనుకుంటున్న ఈ జాబ్ మానేయాలి ఇప్పుడు, జాయినయ్యి వారమే అయింది. ఇదొక పెద్ద సమస్య నాకిప్పుడు మానేయాలనంటే.
ఆ! హ్మ్. మరి వీళ్ళకీ ఇప్పుడు ఏమని జెప్పి <chuckles> రి రిజైన్ జేస్తావు మరిప్పుడు?
<giggles> ఏం చెప్పాలి నేనింకా? నా చెవుల్లో టినిటస్ అనేది ఒకటుంది. ఆ! టినిటస్ అనేది మోగుతోంది. నేను హెడ్‌ఫోన్స్ ఎక్కువ పెట్టి పనిచేస్తుంటే నాకు తలకాయ నొప్పనేదొస్తుంది. నా తలలో నరాలన్నీ పగిలిపోతున్నాయి. నా వల్ల కావట్లేదు, అని చెప్పేసి డాక్టర్ దగ్గరికెళ్లి ఒక లెటర్ రాపిచ్చా నేను.
ఆ! ఓకే. హ్మ్. ఓకే. సో, ఆ విధంగా ఏంటంటే అంటే ఎక్కువ సేపు వర్క్ చేయలేవు గదా! హెడ్‌ఫోన్స్ పెట్టుకొని.
ఆ! ఎక్కువ సేపు వర్క్ చేయలేను.
సో, అప్పుడు హ్మ్. హ్మ్.
ఆ! రకంగా ఆళ్ళకనిపించింది ఓకే. యూ ఆర్ ఫ యూ ఆర్ నాట్ ఫీలింగ్ సిక్ అంటే నువ్వు మంచిగా ఆహ్, మంచిగా చేయదలచు అంటే లైక్ ఎలా చెప్పాలనుకుంటున్నానంటే "నువ్వు ఇప్పుడు ఈ జాబ్‌కి అన్‌ఫిట్ అనేది నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నావు. అవునా?" అని అడిగారు అవును. అని చెప్పేసి అనన్నాను. ఓకే. నేను "మీ కాంట్రాక్ట్ అనే దాన్ని టెర్మినేట్ చేస్తాము డోంట్ వర్రీ." అని చెప్పేసి చెప్పేసారు వాళ్ళు.
హ్మ్. అవును. హ్మ్. ఓకే. ఇంక బయట పడ్డావన్నమాట మొత్తానికి అక్కడి నుంచి.
హ్మ్. మొత్తానికైతే మాత్రం అలాగా బయటికి వచ్చేసాను సపక్కని చెప్పేసని. హ్మ్. ఇప్పుడు ఈ ఇన్ఫోసిస్‌లో చేస్తా ఉన్నాను.
హ్మ్. బాగుంది. బాగుంది. హ్మ్. సో, ఇన్ఫోసిస్ జాయిన్ చేసారు. ఓకే. సరే ఇన్ఫోసిస్‌లో మరి నీకు నీకు నచ్చిన రోలే వచ్చిందా మరి నీకు నువ్వేదైతే చదువుకున్నావో, నువ్వేదైతే అనుకున్నావో మరి? హ్మ్.
ఇన్ఫోసిస్‌లో చేస్తాం. అంటే నాకు దీంట్లో పెద్ద పనేముండేది కాదు. ఎక్కువ సేపు మాట్లాడతానికే ఉండేవాడిని. నలుగురితోటి మాట్లాడడం ఫోనులో కాదులే ఈసారి.
ఓకే.

నువ్వు చూడు నువ్వు ఆ బైపీసీ తీసుకుంటే మరి కెమిస్ట్రీ ఉంటదిగా అంటే ఆ తర్వాత నేను గ్రహించలేదన్నావు. ఇక్కడేమో బి బీటెక్‌కొచ్చిన తర్వాత అదే అమాయకత్వం కంటిన్యూ అవుతుందని నాకనిపిస్తుంది.
<chuckles> అక్కడే ఒచ్చింది చిక్కు. <laughs> ఏం చేస్తాం. అహల్య అమాయకురాలు లాగా అయిపోయింది నా పరిస్థితి. హ్మ్. అది. అట్లాగా మరీ ఎట్లా కొట్టా కంప్లీట్ చేసేసాను. కంప్లీట్ చేసిన తర్వాత శుబ్బరంగా కూర్చోవాలి గదా! నేను. నేనేంటి మా నాన్నేమన్న "ఎళ్లి ఉద్యోగం చేసుకోనంటాడు." "లేదు డ్యాడీ నేను వ్యాపారం చేస్తాను" అని చెప్పేసి అని అన్నాను. 2 మంచి అవకాశాలే. ఇక్కడ వ్యాపారం చేసే మోజులో నేను ఇదేంటి కాలేజ్‌లో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్సే ఇస్తారు కదక్కడ.
ఓకే. ఓకే. తరువాతేమైంది మరి? హ్మ్. నిజమే. హ్మ్. నిజమే. హ్మ్. ఓహ్! అవన్నీ వద్దనుకున్నావా?
హ్మ్. ఆ! అయొద్దు. నేనది చేయను అని చెప్పేసన్నాను నేను. దాంతో పాటు మా ఫ్రెండొకడున్నాడు. వాడు పాపం ఎళ్తానన్నాగానీ ఆడిని కూడా చెడగొట్టాను నేను.
హ్మ్. ఓకే. అయ్యయ్యో! హ్మ్. అయ్యయ్యో! హ్మ్.
"అరేయ్! నువ్వు యూఎస్ ఎళ్తానన్నావు కదా! యూఎస్ ఏళ్లు నీకియన్నీ దేనికని చెప్పేసి" వాడిని ఆపేసాను నేను.
ఓకే. తనూ బోలేదు, తను జాయిన్ కాలేదు నువ్వు జాయిన్ కాలేదు. ఇద్దరు జాయిన్ కాలేదు.
హ్మ్. నేను జాయిన్ కాలేదు.
ఓహ్! నువ్వు ఏమనుకున్నావప్పుడంటే వ్యాపారం చేస్తే గనుక ఇంకొక 10 మందికి ఉపాధి కల్పించిన వారివవుతాం అని చెప్పేసి అలా ఆలోచించావా? లేకపోతే
ఆ! అంతే అనుకో ఆ! అలాగే అనుకో అలానే. <laughs> హ్మ్.
ఆ! ఒ ఓకే. బావుంది. సో, నిజమే మంచి ఆలోచనే యాక్చువల్‌గా.
అదే గదా! ఇంకా అలానుకోని చే మొదలు పెట్టాను. వాస్తవానికి వ్యాపారం చేస్తా ఉన్నప్పుడు కూడాను. ఏంటి అనంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక స్టేబుల్ మైండ్‌సెట్ అనేది లేదు ఎక్కడ గూడాను.
హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్.
హ్మ్. ప్రతి దానికి ఆప్షన్ ఎ, ఆప్షన్ బి అనేది నాకుందనమాట.
ఓకే. హ్మ్. 2 పెట్టుకుంటావు. ఒకటి కాకపోతే అన్న ఇంకోటి కరెక్ట్ ఫా అవుతుంది. వర్కౌటవుతుందనుకోని పెట్టేసుకున్నావు. హ్మ్. ఓకే.
2 పెట్టుకున్నాను. హ్మ్. అంతే కదా! ఇప్పుడు <smacks lips> అప్పటినుంచి నేను స్టెబిలైజవ్వడం మొదలు పెట్టాను.
ఓకే. అంటే నీ ఏజ్ పెరుగుతుంది గదా! కాబట్టి నీ ఆలోచన కూడా స్టేబులవుతుంది. హ్మ్.
ఎందుకనంటే ఏ విషయంలో ఏ విషయంలైందని చెప్పేసనంటే, ఏ విషయంలైంది అని చెప్పేసనంటే ఇప్పుడు నేను వ్యాపారం చేస్తున్నాను వ్యాపారం చేస్తనప్పుడు నా వయస్సు 21 సంవత్సరాలప్పడికి. నేను నా వయసుకి 21 సంవత్సరాలకి నేను పెద్దోడిలాగా కద్దర చొక్కాలేసుకొని అంటే లెనిన్ కాటన్ని గంజి పెట్టుకొని ఆ! చేతికి ఒక 4 ఉంగరాలు పెట్టుకొని, బ్రేస్‌లెట్ పెట్టుకొని, వాచ్ పెట్టుకొని, 'రాయల్ ఎన్‌ఫీల్డ్' బైక్ పెట్టుకొని ఇయన్నీ చేయటం అవసరమా మనకి కొంచెం మంచిగా కుర్రోడిలాగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసని నేను చదువుకోడానికి 'ఆస్ట్రేలియా' ఎళ్ళాను.
ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్.